ఆ! అంటే ఎలా అంటే వాళ్ళకి కూడా ఒక, ఒకరోజు వదిలేస్తూ ఉండాలి. ఓ 10 రోజులకోసారి వాళ్ళకేవో ఉన్నప్పుడు <laughs> ఖ ఖచ్చితంగా మ బయటికెళ్ళో
హ్మ్. కరెక్ట్‌గా చెప్పారు. ఆ! మరి కట్టడి చేసినట్టు చేస్తే, కూడా పిల్లలు తెలియకుండా చెప్పకుండా చేయడం చేస్తారు కదా!
ఎంత కట్టడి చేస్తే అంత ఆసక్తి పెరిగిపో <chuckles> పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళకి. అది. <chuckles> మరీ స్ట్రిక్ట్‌గా ఉన్నామంటే చాలా ఇదైపోతుంది అది అక్కడ. అందుకని నేను ఒక్కోసారి వాళ్ళంటారు ఎప్పుడో 10 రోజులకోసారి. ఆ పిజ్జా అక్కడ తిన్నాను. నిజంగా చాలా బాగుంటుందని ఏదో చెప్తారు వాళ్ళు. అది చెప్పినప్పుడు <laughs> చెప్పరు ఆహా! అవునా? అయితే చూద్దాం అయితే మనం వెళ్ళి ట్రై చేద్దాం, ఈసారి అని. అంటే నేను వెళ్తాను మమ్మీ. ఇవాళ నేను వెళ్దామనుకుంటున్నా. అప్పుడు అలా వాళ్ళు దిగుతారు. వాళ్ళకది ఉంటుంది అసలు మనసులోని. ఆ రోజే వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. అలా మొదలుపెడతారు. వాళ్ళు కూడా టెన్ని టెక్నికులు <chuckles>
ఆ! కరెక్ట్‌గా చెప్పారు. అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఎందుకు తిన్నావన్నారంటే ఇగ కథం నెక్స్ట్ టైమ్ చెప్పరు. ఆ! ఆ! ఆ! హ్మ్. అదే. హ్మ్. ఆ! ముఖ్యంగా ఆహ్, ఈ జెన్‌జీ కిడ్స్ అని. ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ ఎట్లా అంటే ఫ్యాషన్, ఫ్యాషన్ విషయంలో అబ్బో! వినే ప్రసక్తే లేదు! ఆ డ్రెస్సింగ్ గానీ, హెయిర్ స్టైల్ గానీ, ఆ గడ్డాలు పెంచుకోవడమే గానివ్వండి. ఈ అమ్మలే అమ్మాయిలైతే స్కర్ట్స్, టార్న్ జీన్స్ అని వేసుకోవడమే గానివ్వండి. అవి ఆ విషయంలో ఆహ్, ఏమైనా విభేదాలొస్తే మీరెటువంటి ఆహ్, ఎటువంటివి ఫాలో అవుతారు?
అవునసలు. <chuckles> హెయిర్ కట్ దగ్గర నుంచి ఆ! అవును. అవును. అవును. కరెక్ట్.